అంటే ఇగ అప్పుడప్పుడు ఇంగ్ ఇంగా ఎన్ను ఒక్క ఆటంటే చెప్తామండి. కలర్ కలర్ వాట్ కలర్ డు యూ వాంట్ టు చూసని చెప్పి గేమ్ముండుద్ది గదా! ఇగ ఏంటి ఇట్లా అందరూ ఒక కలర్ చెప్పిన వెంటనే వెళ్లి పట్టుకోవాలి ఆ కలర్‌ని. అలా
హ్మ్. అవునవును. గెలిచేవారా. మరి మీరు ఆటల్లో?
ఇంకా బ ఫుల్లాసలు అన్నిట్లో నేనే ఫస్టుండేదాన్ని ఆటల్లో, ఇంకా చదువులో కూడా ఉండేదాన్ని.
ఆటలనక్కా కూడా ఉంటాయి కదా! అంటే 5 నిమిషాల్లోనే తెచ్చేయాలి. లేదంటే అవ్వు వాళ్ళు ఫెయిలు పక్కన పెట్టేయడమని, ఇలాంటి రూల్స్ కూడా చెప్తూ ఉంటారు కదా! ఎవరో ఒక్కలు.
అవును. అంటే ఇంకపై ఈ ఇగ ఒక ఒక రూలే ఉండేది. ఏంటంటే ఒకళ్ళు పట్టుకున్నది ఇంకొకళ్ళు సేమ్ పట్టుకోకూడదన్న రూల్ ఒకటే పెట్టుకునేవాళ్ళం మేము గేమాడేటప్పుడు. ఇంకేంటంటే నా కర్మ‌కాలి ఏంటంటే, నా అంకుల్ వాళ్ళు ఉన్న ఆ అంకుల్ వాళ్ళు ఏదైతే ఉన్నారో ఆ అరిసే అంకులు వాళ్ళింటి దగ్గర ఉన్న బైకెళ్లి పట్టుకున్నా నేను సే ఆ కలర్ బ్లూ కలరని చెప్పేసరికి.
హుహు. ఇకంతే ఈ పిళ్ళేంటి చేతబడులు చేస్తుంది, కాని, బయటకొచ్చే సౌండ్ ఉంటారేమరి.
హ్మ్. "ఏంటది ఇటే వస్తుంది" అని చెప్పి అనుకునుంటాడు ఆయన. ఇంక అలా చాలా ఆటలండి కొన్నిసార్లయితే దాగుడు మూతలు ఆడుకునేవాళ్ళము దాక్కుంటూ అసలు పన్ కనిపెట్టలేని ప్రదేశాల్లో దాక్కునేదాన్ని నేనైతే.
ఆ! ఇంకా ఎక్కడెక్కడో దాక్కుంటే ఏం అర్థం కాదు. కొంతమంది మరి చీకటి ప్రదేశాల్లోకి, రాళ్ళలోకి, రప్పల్లోకి దూరిపోతూ ఉంటారు. అలా వెళ్ళి మీరు భయపడిన సం ఏమైనుందా?
హ్మ్. అవును. ఓకె. కొన్నిసారలేంటంటే అయ్యో! అవి దాగుడుమూతలు ఎవరైతే కౌంటు చేస్తున్నారో వాళ్ళ దగ్గరలోనే దాక్కున్నా సరే! వాళ్ళు కనిపెట్టలేరన్నమాట. దూరం దూరం వెళ్తారు గాని దగ్గరలో ఉన్న వాళ్ళని కనిపెట్టలేరన్నమాట. నేనెప్పుడు అదే చేసేదాన్ని.
హ్మ్. అంటే దాక్కో దూరంగా వెళ్ళిపోతారు కదా! మరి దగ్గరేవరుంటారు అనుకుంటారు. మీరైతే మంచి ప్లానే అప్పడులోనే మీకు క్రియేటివ్ ఆలోచనలోచ్చేవన్నమాట.
హ్మ్. అవును. అక్కడ చాలా అంటే ఏంటంటే అందులో మనం దొరకకుండా ఉందమనుకోండి ఆ దాగుడుమూతలో, "హమ్మయ్య! నేను ఒక విజయం సాధించాను" అన్న తీరులో అనిపించేసేది నాకు.
ఆ! నిజమే అది ఆ రోజుకి పెద్ద విజయం. అసలు దొరకకుండా ఎవరుంటే ఇంకాది
హ్మ్. అప్పట్లో ఇక అదే అండి మరి స్పెషాలిటీ‌ లాగా. మా అమ్మైతే ఇక మొదలుపెట్టింది "నువ్వు 1 అవర్ చదువుకో, 1 అవర్ ఆన్సర్స్ అప్పజెప్పిన తర్వాత" అంటే ఇంక మనకి బెల్ రికా ఇదేంటి డైరీసుండేవి స్కూల్లో డైరీసు. ఆ డైరీస్‌లో తెలుగు అని జెప్పి ఒక హోంవర్కు, హిందీ అని ఒకటి, ఇట్లా హోంవర్క్‌లనేవి పెడుతూ ఉండేవాళ్ళు. ఇంకా మా అమ్మగారు
అవును. ఓకే. అయితే మరి చదువుకొని వెళ్ళేవారా? లేదంటే ముందు ఆటలు అన్నీ అయిపోయాక ఇంటికొచ్చి చదివేవారా?
అసలు పంపదండి మా మమ్మీ. ఎలా అంటే ఎంద్ "నువ్వు ఫస్ట్ ఇవన్నీ చదువు దాని తర్వాత గేమ్స్‌కి పంపిస్తా, దాని తర్వాత ఆటలని చెప్పి" అలానే బలవంతంగా కూర్చోబెట్టి అవన్నీ చదివిపిచేది నాతో. నా హోమ్ వర్కం‌తా కంప్లీట్ చేసాక
మరి ఏదో ఎలా తప్పించుకొని వెళ్ళేవారు?